ఓహో! ఓకే. గ్రేవీ చేసిన తర్వాత ఈ కలిపిన ముక్కలు తీసి అందులో ఏస్తారా?
అవును. ఆ! ఆ గ్రేవ్‌లో. ఆ! ఆ గ్రేవ్‌లో ఏసి మంచిగా కలిపేసేసి అది కలపడం అంటే చేత్తో మన గంటెతో తిప్పడం కాదు. దాని మీద ఒక మూత పెట్టేసేసి ఆహ్, అంటే ఆహ్, పెద్దవాళ్ళు మనకి కలుపుతా ఉంటారు కదా! గంటెకి పెట్టకుండా కలుపుతారు మా అత్తగారు. సో అట్లా కలిపేసేసి, ఇంకా దాన్ని లో ఫ్లేమ్‌లో హె లో ఫ్లేమ్‌లో పెట్టేసేసి, ఒక ౩౦-40 మినిట్స్ కుక్ చేస్తారు మళ్ళీ.
ఓహ్! ఆ! మరి? అవును. అవును అవునండి. ఓహ్! అంటే మీరు అన్నారు కదా! ఇప్పుడు మీకు ఇప్పటి దాకా తెలీదని. ఫస్ట్ ఎళ్ళినప్పుడు మీరు అది చూసి అసలు షాకయ్యారా? ఇలా చేస్తారు అని.
హ్మ్. నెను మామూలు షాక్ అవ్వలేదు. ఏంటి ఫ్రై‌క్కూడా ఇట్లా చేస్తున్నారు అని అనుకున్నా. మరి నార్మల్ ఫిష్ ఫ్రై అయితే నార్మల్‌గా ఫిష్ చె ఆహ్, అంటే చేసేసుకుని ఏదో పప్పుచారులోనో లేదంటే ఏదైనా చాస్ చారు పెట్టుకున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు తింటాం. సో అక్కడికెళ్ళిన తర్వాత వన్స్ ఆవిడ చేస్తుంటే షాక్ అయిపోయ. ఓకే. చూద్దాం కొత్తగా ఏమన్నా చేస్తున్నారేమో ఏదన్నా కర్రీ టైపు దానిలో ఏమన్న మళ్ళీ వాటర్ పోసేసి చింతపండు ఏసేసి చేస్తారేమో అని అనుకున్నా నేను. కాపోతే అట్లా ౩౦ టు అహా! చేయలేదు. ౩౦-40 మినిట్స్ కుక్ అయింతర్వాత ఇంక దింపేశారు. ఆ రోజు నైట్ ఆ రోజు అసలు అంటుకోనివ్వలేదు ఆ ఫ్రై‌ని.
ఓహ్! <giggles> అవునండి. అవును. అవును. కాని అలా చేయలేదా? ఓకే.

మీరు అది తిన్న తర్వాత ఇంకా మీ అత్తయ్య గారిని నాకు కూడా నేర్పించండి అత్తయ్యా అని అడిగారా అండి? <chuckles>
చాలా సార్లడిగాను. ఇప్పుడింకా మా అత్తగారి కంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చి రావడం వల్ల ఇంకా దాన్ని నేనే జేయాల్సి వ వచ్చిద్దనమాట. నేనే జేస్తానింకా. ఇంకా అంటే అది నాకు నేర్చేసుకున్నా, నేర్చేసుకున్నా. ఇంకఏట్ ఇంకోటేంటో జెప్పనా! మళ్ళీ అక్కడా అవ్వడమే గాకుండా ఇక్కడింక మా అమ్మ వాళ్ళింటికొచ్చేసేసి వీళ్ళకి నేర్పించాను నేను. సో, ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు. ఆ! అవును. సో, ఎప్పుడైనా ఫిష్ దెచ్చినప్పుడు ఏంటంటే, ఓకే మాకు కర్రీ వద్దు నువ్వు ఫ్రై జేసేసేయి దీన్ని.
ఓకె. ఆ! ఓహ్! అయితే నేర్చుకున్నారూ! ఆ! <chuckles> ఆ! ఓ

ఇప్పుడేంటంటే, చాలా మంది కుటుంబంలో చాలా వంటకాలు వాళ్ళకి స్పెషల్‌గా అంటే, కుటుంబానికే స్పెషల్‌గా కొన్ని వంటకాలుంటాయి వేరే వాళ్ళకి తెలియకుండా అలా. సో మీకేమైనా అలాంటి వంటకాలు, అలాంటి రహస్యా‌లేమన్నా ఉన్నాయా అండి?
ఆ! అంటే ఉన్నాయీ. అంటే నాకు మ్యారేజైపోయింది. మ్యారేజ్ ముందంటే ఇంక వంటకం గురించైతే నాకసల పెద్దగా తెలీదు కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏంటంటే, ఇంక అందరికి నేనే చేసి పెట్టాలి కదా! ఆహ్, సో మా అత్తగారేమో మా అత్తగారు అంటే, మా అత్త మా హస్బాండ్ రైల్వే ఎంప్లాయీ. మా మామగారేమో మహారాష్ట్రలో ఉన్నారు. వీళ్ళందరూ మహారాష్ట్ర క్యాండిడేట్స్ ఈ అంటే, మా అత్తగారి సైడ్ వాళ్ళందరూ.
ఓహ్! ఓకె. ఆ! అవునండి. అవును. ఓకే. ఆ! మీరండి మరి?
నేనిక్కడ ఆంధ్ర మాది.
ఓకె. ఓకె. ఆ! ఓకె.
అంటే, వాళ్ళది తెలంగాణానే కాకపోతే జాబ్ పర్పసేంటంటే అక్కడికెళ్ళారన్నమాట.
ఓహో! ఆ! ఓకె. ఓకె. అర్దమయింది.
సో ఏంటంటే, వాళ్ళ వంటలెలావుంటాయంటే, మనకి కాబోతీ శనగలంటారు మీకు తెలుసా? ఆహ్, అట్లాంటివి ఆ! ఆ! వాటి కర్రీస్ చేయడం గాని, ఎక్కువగా చపాతీస్ టైపు ఇలా ఇలా తింటూ ఉంటారు. షీరా అంటారు ఉప్మాతో చేస్తారు. సో ఇంకోటేంటంటే, మా అత్త దగ్గర చూసింది. నాకు అప్పటి వరకు తెలీదు నాకు, ఇది మీకు చిన్నదే అవ్వచ్చు కానీ విషయం నాకప్పటి వరకైతే తెలీదు. ఏంటంటే, ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఉంది జస్ట్ అల్లం పేస్ట్ పెట్టేసేసి, నార్మల్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసి తీ తీస్తామంతే.
అవునండి. తెలుసు. తెలుసు. అవును. అవునండి. హ్మ్. అవును. అవునండి. అవును.
అంతే కదా! ఉప్పు కారం పెట్టేసేసి, ఆయిల్‌లో ఫ్రై చేసి తీస్తామంతే.
అవును. ఫ్రై అంటే, అలానే చేస్తాము. హ్మ్.
ఆ! అలాన. కానీ మా అత్తగారేంటంటే ఆహ్, కొంచెం అల్లం పేస్ట్ చేస్తారు అందులోకి. అల్లం పేస్ట్ చేసి, ఉప్పు ఉప్పు కొంచెం, కారం కొంచెం, పసుపు ఒక టీ స్పూన్ అంత సైజు.
హ్మ్. ఓహ్! ఓహ్!
కొంచెం గరం మసాలాలు వేసేసి, ఫ్రై చేస్తారు నార్మల్‌గా. ఫ్రై చేసేసి, వాటిని తీస్తారు.
ఫ్రై ఓకె. ఆ!